ఆ! అవునండి. ఏంటంటే మా హెచ్ఓడి సారు చెప్పారనమాట, ఏంటంటే ఇప్పుడు మీరు సివిల్ చదువుకున్నారు గాబట్టి, సివిల్‌లో మీకు ఏదైతే ఎక్కువగా ఆహ్, వర్క్ చేయగలరొ అనుకుంటున్నారో, ఆ టైప్ ఆఫ్ జాబ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే, మీరు తర్వాత వేరే జాబ్‌లో జాయినయినా సరే, ఏంటంటే మీకు గ్రోతుండదు. ఎందుకంటే, మీరు ఇప్పుడు ఇందులో మీరు అలవాటు అయిపోతారనమాట సివిల్‌లో. సివిల్‌లో అయిపోయ్ అలవాటు అయిపోయిన తర్వాత మీకు వేరే దాంట్లోకెళ్ళిపోయినా సరే, మీరు దాని మీద మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి. మనం ఇప్పుడు ఉన్నామంటే, ఇప్పుడు ఎలా ఆ! అవునండి. ఇప్పుడు ఉన్నామంటే ఎలా ఉంటుందండి. <smacks lips> ఇప్పుడున్న జనరేషన్‌లో ఏంటంటే, ఏం చదువుతున్నామో తెలీదు, ఏం కోర్స్ తీసుకుంటున్నామో తెలీదు, బయటికొచ్చిన తర్వాత మనం చేసింది ఒకటి, చేయ మనం కంప్లీట్ చేసిన స్టడీ ఒకటి, మనం జాయినయ్యే జాబొకటి అలా ఉందనమాట. అలా కాకుండా మీరేంటం ఆ!
అవును. అవును. నిజమే చెప్తున్నారు. అవును. కరెక్ట్‌గా చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఎలా అంటే, ఆహ్, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, దానికి సంబంధించిన జాబ్ చేసేవాళ్ళు. కంప్యూటర్ సైన్స్ చదివితే, ఈ సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. అందరూ ఏ బ్రాంచయినా సరే, ఈసీ, మెకానికలయినా సరే, వాళ్ళు స్కిల్సనేది నేర్చుకుని, ఏదో ఒక స్కిల్స్ నేర్చుకొని సాఫ్ట్‌వేర్ సైడే ఎక్కువమంది ట్రై చేస్తున్నారు చాలా మట్టికి. సో, మీరెప్పుడైనా సరే సాఫ్ట్‌వేర్ సైడ్ చేయాలనుకున్నారా, సివిల్ ఇంజినీరింగ్ చేసి?
అవును. అవునండి. ఆ! అవును. అవునండి.

ఆ! చేశారండి మా మెంటరు సారొకళ్ళు ఉంటారనమాట. అయితే ఆ సార్ చెప్పారు ఏంటంటే "ఇప్పుడు నువ్వు సివిల్ చదువుకున్నావు కాబట్టి, నువ్వు సివిల్‌లో జేఈ సీట్ కొట్టాలనుకుంటున్నావు. అంటే నువ్వు ఇప్పుడు జేఈ సీట్ కొట్టాలనుకుంటున్నావు అంటే నీకు దాని మీద గ్రిప్పుండాలి. ఆ గ్రిప్ నువ్వు ఎలా తే సంపాదించుకుంటావు, నువ్వు న్యూస్ పేపర్ చదువు రోజు." న్యూస్ పేపర్ చదివిన తర్వాత అక్కడ నీకు స్టడీకి సంబంధించిన మెటీరియలంతా దొరుకుతుందనమాట. అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు, <smacks lips> మనకి కావాల్సిన కోర్ సబ్జెక్ట్ ఒకటుంటుందండి. ఆ కోర్ సబ్జెక్ట్‌లో మనం అక్కడ
ఓకె. అవును. ఓకె. ఓకె. అంటే మీరు రాసే ఎగ్జామ్‌లో జేఈ ఎగ్జామ్‌లోనా అండి?
ఆ! అవునండి. ఆ కో ఆ జేఈ ఎగ్జామ్ రాస్తున్నామంటే అందులో పేపర్‌లో ఇస్తాడనమాట కొన్ని క్వెషన్స్. అంటే బిట్స్ టైపు, ఆ బిట్స్ మనం కాలిక్యులేట్ చేసుకొని, చదువుకొని ఆ బిట్టుకి ఆ ఆన్సర్ రైటుందా, లేదా అని చ్ ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలాగ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నిది పేపర్‌లో ఇస్తాడనమాట. "ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ మీరు ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని, బుక్‌లో నోట్ చేసుకుంటే అయ్యి తర్వాత మీకు ఫ్యూచర్‌లో యూజ్ అవుతాయి." అని మాకు చాలా బాగా చెప్పారండి మా సారు అసలు. ఆద్
ఓకె. ఓకె. అవును. అవును నిజంగా అంటే, కీ పాయింట్స్ అని చెప్పి అంటా ఉంటాం కదా. ఇంపార్టెంట్‌వన్నీ ఒక దగ్గర రాసుకొని, అవి రివిజన్ చేసుకుని, ఎగ్జామ్ టైమ్ ముందు అవి రివిజన్ చేసుకుంటే చాలా ప్లస్ పాయింట్ అని చెప్పి చెప్తా ఉంటారు. మరీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు మీరంటున్నట్టు బీటెక్ స్టూడెంట్స్‌కి అమ్మో ఇక నా వల్ల కాదు, నేను చదవలేను ఏదైతే అది తర్వాత చూసుకుందాం, బ్యాక్‌లాగ్స్ వచ్చినా సరే రాసేసుకుందామన్నట్టు చాలా కొన్ని సందర్భాల్లో అసలు చదువు మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అలాంటి సమయంలో ఇప్పుడు మీ సారేమైనా ఎంకరేజ్‌మెంట్ అలా ఇచ్చారా? ఆహ్, ఇప్పుడున్న టైం చదువుకోవాలి లేకపోతే కొంచెం ఎంజాయ్ చేసుకుంటా చదవాలి అలా ఏదో ఒక మాటనేది చెప్పారా మీ మెంటరు?
ఆ! అవునండీ. ఆ! అవును. అవునండి. ఆ! అవునండి. ఆ! హ్మ్. చెప్పారండి మా మెంటరు ఏంటంటే, "ఇప్పుడు మీరు చదువుతున్నారంటే చదువు మీదే కాదు, మీకు <smacks lips> ఆహ్, ఎలాగంటే లైకు ఇప్పుడు మీరు ఓన్లీ స్టడీ మీదే కాన్స‌న్‌ట్రేషనస్ కాన్స‌న్‌ట్రేషన్ చేసినా సరే మీకు కొంచెం మెమరీ పవర్ అనేది తగ్గుతది. అంటే ఎందుకంటే ఎనీటైమ్ చదువుతూ ఉంటాను కదండీ, ఎనీటైమ్ చదవడం వల్ల ఏంటంటే, <smacks lips> మైండ్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాదనమాట మధ్యలో. అలాంటి టైంలో ఏం చేయాలంటే మీరు చదివిన తర్వాత సమ్ గేమ్స్ అంటే లైకు అవుట్‌డోర్ గేమ్స్ క్రికెట్ ఆడుకోవటం కానీ, లేదంటే వా షటిల్ ఆడుకోవటం గానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. అంటే దాని మీద ఒత్తిడి ఎక్కువ ఉండం న ఒహ్, ఒత్తిడి అనేది ఎక్కువ ఉండదనమాట. ఆ ఒత్తిడి లేకపోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం చదివినా సరే చద్ ఆ చదివింది బాగా గుర్తుంటుంది, మళ్ళొచ్చిన తర్వాత మనం రివిజన్ చేసుకుంటే, అది ఇంకా బాగుంటుందని," చాలా సార్లు చెప్పారండి మా సారు.
అవును. అవును. అవును. కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. అవును. అవును.

అవును.
అవునండి.
మీకు ఇప్పుడు మీ సారు ఎప్పుడైనా సరే, ఏదైనా విషయంలో మీరు లో ఫీల్ అవుతున్నా సరే, లేకపోతే కొంతమంది స్టూడెంట్స్‌కి కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎగ్జామ్స్‌లో లైక్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేది అర్థం అర్థం కాకపోవడం కానివ్వండి. ఇలాంటివి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఈ ఇష్యూస్ ఎప్పుడైనా సరే, మీ మెంటర్‌కెళ్ళి మాట్లాడారా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళతో ఎళ్ళి షేర్ చేసుకొని మాట్లాడారా ఎప్పుడన్నా?
అవునండి. ఆ! మాట్లాడామండి. ఎందుకంటే కాలేజీలో మాకు, మాకు ఒక సారు ఉంటారనమాట. వంశీ సారని. ఆ సారుతో మేము షేర్ చేసుకున్నాం. ఎలాగంటే లైకు, <smacks lips> సారు నా ప్ర నా పరిస్థితి ఇలా ఉంది, ఇలా ఉండడం వల్ల ఏంటంటే, నేను సరిగ్గా కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. ఎలాగన్నా నేను ఇయన్నీ ఆ! డైరెక్ట్‌గా.
ఓకే. ఓకే, సారుతోనే చెప్పారా డైరెక్ట్‌గా కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను అని.
అంటే అందులో ఉన్న ఆహ్, కాలేజీలో ఉన్నప్పుడు ఏంటంటే, కొంతమంది సార్స్ ఎలా ఉంటారంటే లైక్ ఫ్రెండ్లీగా ఉంటారనమాట కొంతమంది సార్స్. ఇంకా కొంతమంది సార్స్ ఉంటారండి బాబోయ్! ఆళ్ళేంటంటే, వాళ్ళతో మాట్లాడాలంటే <giggles> వాళ్ళతో మాట్లాడాలంటే కూడా భయమేసేస్తా, ఒక డౌట్ అడగాలన్నా కూడా భయమేసేస్తది. అలా ఉంటుందనమాట కానీ, మేము మాట్లాడిన సారు అంటే, ఎలా ఉంటారంటే, ఇంకా ఫ్రెండ్లీగ ఉంటారనమాట. ఏదైనా కానీ, మాకు ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినా కానీ, ఏం వచ్చినా సా ఫస్ట్ ఆ సారుకె చెప్తాం అనమాట ఎళ్ళి. చెప్పుకుని ఆ తర్వాత ఆ సారు మాకు సజెషన్స్ ఇస్తారు కొన్ని. "అరేయ్! నువ్వు ఇప్పుడే ఇలా లో ఫీలైపోతే ఎలాగ..."
అవును, నిజంగా. అసలు డేంజర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా వణికిపోతాము మనము. అవును.
<sniffs> "నువ్వే ఇలా లో ఫ్ అలా నువ్వు దెబ్బ తీసుకోకుండా ఏం చేయాలంటే, ఆ ఉంది నీకొక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ నువ్వు రీసాల్వ్ ఎలా చేసుకోగలవు? ఇప్పుడు నీకు జాబ్ లేదు, ఏం లేదు కాబట్టి నువ్వు ఈ సీ ఈ ఇప్పుడు కాలేజీలో చదువుతున్నావు కాబట్టి, నీకు ఆ ప్రాబ్లమ్ అనేది నీకు మైండ్‌లో రన్ అవుతుంది. అదే నువ్వు ఒక్కసారి నువ్వు బయటికెళ్ళిపోయిన తర్వాత జాబ్ కొట్టిన తర్వాత, అప్పుడు నువ్వు ఇంట్లో సిట్యుయేషన్ అంత మార్చిన తర్వాత, నీకు ఉంటుంది ఆ ఫీలింగ్. చాలా లోన్లీ అనే ఫీలింగ్ కూడా ఉండదు. అది మొత్తం పోతుందని" చెప్తారు. అలా ఉండే అలా చెప్పేవాళ్ళు అనమాట మా సారు.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్, నిజంగా అలా మాట్లాడటానికి, అలా మాట్లాడే సార్స్, అలా సలహాలు ఇచ్చే సార్స్ చాలా తక్కువ ఉన్నారు. మీ సారు ఎవరో కానీ మహానుబావాడు చాలా మంచోడు. ఆహ్, కానీ చాలా మటుకి సార్స్ కానీ, మ్యాడమ్స్ కానివ్వండి. మనకు ఏదైనా డౌట్ ఉన్నా సరే అడిగామనుకో వాలని, "ఇది కూడా తెలీదా మీకు వాళ్ళు చూడు వాళ్ళు చెప్తారు. ఇది కూడా లేదా మరి ఇంత కూడా లేకపోతే నేనేం చెప్పలేను. మీరు క్లాస్ సరిగ్గా వినలేదు" అని చెప్పి ఇలా అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఇలా అన్నారా మిమ్మల్ని ఎవరైనా?
ఆ! అవునండి. అవునండి. అవును. ఆ! అవునండి, అవును.